పిల్లల ప్రేమాభిమానాల్ని మీ ఇంట్లో ఎలా వ్యక్తం చేసేవారు మీరు?
అంటే మా పిల్లలు చిన్న పిల్లలండి ఇంక. ఆ! పెద్ద పిల్లలు కాదు. కాకపోతే ఆహ్, చిన్నప్పటి నుండే ఆ ప్రేమాభిమానాలు ఎలా ఉండాలి ఇంట్లో అనేది మేము చెప్పడం కాకుండా, మేము డైరెక్ట్‌గా వాళ్ళతో ఎలా డీల్ చేస్తాము అదంతా చూసి వాళ్ళు సేమ్ రిప్లికేట్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఏ ఏ ఏదైనా బాగా ఏ పని చెప్పిన ఏదన్నా చిన్న పని చెప్తూ ఉంటాం గదా! ఒక బౌల్ తీసుకెళ్ళి వంటింట్లో పెట్టేసిరా. ఈ ఇంతకంటే చిన్న పనులు చెప్పలేం పిల్లలతోటి. అట్లాంటి పనులు ఈ బుక్ నాన్నకి ఇచ్చేసిరా. ఇట్లా ఏమన్నా చెప్తున్నప్పుడు, వాళ్ళు కరెక్ట్‌గా అదే చేసారనుకోండి. వాళ్ళని ఆహ్, చక్కగా హత్తుకొని వావ్! గ్రేట్! బాగా చేసావు. ఈ ఇట్లా చెప్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంక్ నెక్స్ట్ టైమ్ ఇంకేదన్నా అమ్మ పని చెప్పినప్పుడు బాగా చేయాలి అన అట్లా ఫీలవుతూంటారనమాట. నెక్స్ట్ టైమ్‌కి ఇంకా బాగా పని చేస్తూ, ఇంకా ఆ ప్రేమను పొందాలి అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యేసరికి అదే ప్రేమ మాకిస్తున్నప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు, అంటే ఏదైనా వాళ్ళకిష్టమైన వంట వండినప్పుడు, వాళ్ళక కర్రీ నచ్చినప్పుడు "థాంక్యు అమ్మా. చాలా బాగా చేసావు ఈ రోజు కూర. నాకు చాలా నచ్చింది అసలు వదిలిపెట్టకుండా బాక్స్ అంతా ఫినిష్ చేసి ఇంటికొచ్చేసా" అని చెప్తే ఆహ్, చాలా హ్యాపీ అనిపిస్తది. అప్పుడు అనిపించింది ఓకే. మనం ఏదైతే చిన్నప్పటి నుండి నేర్పిస్తామో, అది తప్పకుండా పిల్లలు ఆహ్, అవన్నీ అ అలవాటుగా చేసేసుకుంటారు వాళ్ళకే తెలియకుండా. హ్మ్.
హుహు. ఓకే. హుహు. ఓకే. ఓకే. హ్మ్. అవునవును. అవును. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. అవునవును. అవును. అంటే నార్మల్‌గా పిల్లలు ఎలా అంటే, చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి ఎట్లా జెప్తామో, ఆ విధంగా అర్థం జేసుకుంటారు. అంటే, వాళ్ళ వాళ్ళకి మీరు అంటే చిన్నప్పటి నుంచి ఆహ్, ఎట్లా అంటే, ఏ పనినైనా మీరు వాళ్ళని ఎట్లా కన్వే జేసేవారు?
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆహ్, ఒక పని చెప్పేటప్పుడు ఆహ్, "నాకు హెల్ప్ చెయ్యవా ఆహ్, నాన్న నాకొంచెం పనెక్కువుంది." ఆహ్, అట్లన్ అట్లని చెప్తే ఇప్పుడు అయితే అర్థం జేసుకునే వాళ్ళు గానీ, అప్పుడు తెలీదు గదా! అప్పుడు అంత చిన్నప్పుడు 3ఏళ్ళు, నాలుగేళ్లప్పుడు ఏదైనా సరే వాళ్ళకి జాయ్‌ఫుల్‌గా చెప్పేటట్టుగా ఉండాలి, ఎమోషనల్‌గా కాకుండా. ఎమోషనల్‌గా చెప్పినా గూడా వాళ్ళకర్థం గాదు. అది వాళ్ళు తీసుకోలేరు. అదింక రాంగ్ వేలో వెళ్ళిపోతది వాళ్ళు వాళ్ళకి. ఆ! అందుకని ఏదైనా సరే జాయ్‌ఫుల్‌గా "ఏయ్! మనం ఈ పని చేద్దామా? ఆహ్, ఛలో టకటక ఫినిష్ చేసేద్దాం, నాన్నొచ్చేసరికి కంప్లీట్ జేసి నాన్నకి సర్‌ప్రైజ్ చేద్దాము." ఇట్లా ఐ ఇలా చెప్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా జాయ్‌ఫుల్‌గా వస్తారు. కంప్లీట్ జేస్తారు. ఆహ్, ఫినిష్ చేయగానే "థ్యాంక్ యూ! నాకింత హెల్ప్ చేసావు నువ్వు. నువ్వు చేయకపోయుంటే అసలు నేనీపని కంప్లీట్ చేసేదాన్నే కాదు. నాన్నొచ్చాక చెప్తా నువ్వేంత హెల్ప్ చేశావో" ఇట్లంతా చెప్తూ ఉంటే వాళ్ళకర్థమైపోతుంది. ఓకే. ఆహ్, ఇట్లా ఈ విధంగా ఆహ్, కలిసి మెలిసి ఉండాలి. పనులన్నీ చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళకర్థమవుతది.
హుహు. అవునా? అవు అవునవును. అవునవును. అవును. హ్మ్. హ్మ్. ఓకే. హుహు. ఓకే. హుహు. అట్లనే ఇప్పుడు పిల్లల్ని అంటే హ్యాపీ‌గా ఫీలవుతారు గదా! అంటే మీరిప్పుడు, పిల్లలు తమ హ్యాపీనెస్‌ని పేరెంట్స్‌కి ఆహ్, పంచుకుంటారు గదా! అంటే ఆ పేరెంట్స్ ఎలా దీసుకుంటారు దాన్ని?
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఒ ఒక్కోసారి ఏంటిదంటే, ఈ ఇప్పుడు ఆ హ్యాపీనెస్‌ని పంచుకొనేటప్పుడు, ఆహ్, వాళ్ళు చెప్తూన్న దాంట్లో ఏదైనా నువ్విలా రియాక్ట్ అవ్వాల్సింది కాదు అని చెప్పే సందర్భం ఒస్తది. ఇప్పుడు ఏదైనా స్కూల్‌లో సినారియో చెప్తున్నారనుకోండి చిన్నప్పుడు వాళ్ పిల్లలు, సినారియో చెప్తున్నప్పుడు హ్యాపీగా చెప్తూ ఉన్నారు. హ్యాపీగా చెప్తున్నప్పుడు మధ్యలో మనకేదో తప్పు కనిపిస్తది. పిల్లలు ఆహ్, మీ ఫ్రెండ్‌ని అలా అనుండకూడదు కదా, అనో ఏదో, అదేదో వాళ్ళు జోక్‌గా చెప్తూ ఉంటారు. కానీ అది మనం డైరెక్ట్‌గా అప్పుడు చెప్పేశామనుకోండి, నెక్స్ట్ టైమ్ నుండి మనకు చెప్పడానికి ఆలోచిస్తారు. ఏది ఫ్రీ‌గా, ఓపెన్‌గా చెప్పలేరు. అట్లని చెప్పి చెప్పకుండా ఆహ్, వాళ్ళకి కరెక్షన్ చేయకుండా కూడా ఉండలేము కదా! ఆహ్, తప్పకుండా కరెక్షన్ చేస్తేనే వాళ్ళు నెక్స్ట్ టైమ్ ఆ మిస్టేక్ అనేది రిపీట్ చేయకుండా ఫైన్ ట్యూన్ అవుతూ వెళ్తూ ఉంటారు. ఆహ్, అయితే నేనైతే ఏం జేస్తానంటే ఆ టైంలో వాళ్ళు చెప్పేదంతా హ్యాపీగా వింటా. వావ్! గ్రేట్! చాలా బా జేశావు. మంచిగా ఎంజాయ్ జేశావు. కు క స్కూల్‌లో ఇట్లా చెప్తూనే, మధ్యలో ఒక చిన్న కరెక్షన్ ఈ నువ్విక్కడ ఈ మాట కాకుండా, ఈ మాట యూజ్ జేసుంటే ఇంకా బాగుండేది అన్నట్టుగా చెప్తా. ఆహ్, అలా చెప్పినప్పుడూ ఆహ్, వాళ్ళు ఆ! తీసుకుంటారనమాట. అంటే ఇది తీసుకోడానికి ఇష్టబడతారు, నెక్స్ట్ టైమ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి జూస్తారు.
హ్మ్. హుహు. ఆ! హుహు. అవునవును. హ్మ్. అవునవును. హ్మ్. అవునవును. హ్మ్. అవునవును. ఉండలేం. అవును. హ్మ్. హ్మ్. ఓకే. హుహు. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. అలానే ఇప్పుడూ కుటుంబం ముందుగా ఏ విషయాల్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం ముఖ్యమంటారు మీరు?
హ్మ్. ఆ! ఆహ్, ఏ విషయాలిని అంటే, ఒక సినారియో చెప్తారా?
అంటే, ఏ విషయాలునంటే ఇప్పుడూ, నార్మల్‌గా మనమూ అన్ని ఆహ్, ప్రతీది అంటే ప్రతి ఒక్కటి చెప్తూనే ఉంటాంగా డే టు డే లైఫ్‌లో.
హ్మ్. ఆ! కరెక్ట్. కరెక్ట్. కరెక్ట్. అవునవును. ఆహ్, అయి ఓక్ ఏజుని బట్టి, ఒక్కొక్కటి చెప్తూ ఒస్తుండాలండి. అంటే 3, 4 ఇయర్స్ టై‌మ్‌లో, మా పిల్లలకేది తెలియనిచ్చే వాళ్ళం కాదు. ఫినాన్సెస్ గురించి కానివ్వండి, ఆహ్, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్సున్నా గానివ్వండి, ఏది వాళ్ళ ముందు డిస్కస్ చేసుకోకుండా ఉండేవాళ్ళం. తరవాతా, తరవాత ఇప్పుడూ ఆహ్, పాపకి ఒక 7, 8 ఇయర్సనమాట. సో, ఇ ఇప్పుడూ తన గ్ తన ముందే, కొంచుం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. మరీ డెప్త్‌గా గాకుండా, ఆహ్, పైపైన చూచాయిగా డిస్కస్ చేసుకుండం, తనకి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. తన ముందు ఆ డిస్కషన్ నడుస్తూనే వాళ్ళకర్థమైపోతుంది. ఓకే. సినారియో ఇది, ఆహ్, అన్నట్టుగా వాళ్ళర్థం జేసుకొని, దానికి తగ్గట్టుగా మసులుకుంటూ ఉంటారు.
హుహు. ఓకే. హుహు. హ్మ్. ఓకే. హుహు. ఓకే. హుహు. హ్మ్. ఓకే. అవునవును. ఇప్పుడు, ఇప్పుడు వాళ్ళతో ఆ టైంలో డిస్కస్ చేస్తే, అంటే వాళ్ళకి కలిగే అంటే ఏమంటారు, వాళ్ళకి ఒక్కొక్క విధం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగుంటుంది గదా! మైండు. అంటే ఇప్పుడు ఆ టైంలో మీరు వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు ఫినాన్సైనా దేని గురించి అయినా డిస్కస్ చేస్తే వాళ్ళకు వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారేమో అని మీకు ఏమైనా అనిపిస్తుందా అట్లా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఆహ్, ఇప్పుడా అండి? చిన్నప్పుడా ఇంకా చిన్నప్పుడా?
అంటే ఇప్పుడు, ఇప్పుడు. చిన్నప్పుడు గాదు. చిన్నప్పుడు వాళ్ళేలా అంటే, వాళ్ళకి వాళ్ళకి చెప్పినా కొంచెం వాళ్ళు అంతగా పెట్టరు. జస్ట్ వాళ్ళు జాయ్‌ఫుల్‌గా ఉండడానికి ట్రై జేస్తారు.
ఇప్ హ్మ్. అర్థం అవ్వదు. అవును. అవును. అవును. అవును. ఇప్పుడు, ఇప్పుడు అండి, ఈ, ఈ ఫినాన్సెస్ గురించి అయితే, ఆహ్, మేము ఏం చేస్తామంటే, ఆహ్, వాళ్ళ ముందు చూచాయిగా డిస్కస్ చేసుకుంటాము. దానికి తగ్గట్టుగా వాళ్ళు గూడా, ఇప్పుడు ఇది ఓవర్ కాల్ మేము సెగ్రిగేట్ చేసుకుంటాం గదా! ఫినాన్సెస్‌ని. ఎవ్రీ మంత్ సెగ్రిగేట్ జేసుకున్నప్పుడు, తనకర్థమవుతుంది. వీ చా వీళ్ళు చాలా పర్టిక్యులర్‌గా ఉన్నారు. పేరెంట్స్ ఫైనాన్సెస్ విషయంలో, ఖర్చుల విషయంలో అ అన్నట్టుగా వాళ్ళకర్థమవుతుంది. కానీ, ఆహ్, ఆ డిస్కషన్‌కి ముందు వరకు తనకి ఫ్రీగా అన్ని కొనిపిచ్చాము. ఏది ఆహ్, ఏదడిగితే అది. ఆహ్, మార్కెట్‌కి తీసుకెళ్ళినప్పుడు, షాపింగ్ మాల్స్‌కి తీసుకెళ్ళినప్పుడు గానీ. వన్స్ ఆ డిస్కషన్ అయిన తర్వాత, తను ఏం చేస్తుందంటే, ఏది తన కోసం కొన్నా గూడా లేబుల్ జూస్తుంది. దాని ప్రైస్ ఎంత అని జూస్తుంది. ఆహ్, ఓకే. ఇదెక్కువ ప్రైస్ అన్నట్టుగా ఆలోచిస్తుంది. ఆ! అట్లా గూడా చూసుకుంటుందన్నమాట. ఎప్పుడైతే ఆ డిస్కషన్ నడిచిందో, మేము నార్మల్‌గా ఒక ఫినాన్షియల్ డిస్కషన్ ఎవ్రీ ఫ్యామిలీలో నడుస్తూ ఉంటది. ఆహ్, మేము జనరల్ డిస్కషన్ అనే చేస్తూ ఉన్నప్పుడు తనకేర్థమైందంటే, అంటే ఓకే ఫినాన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. సో, అమ్మ నాన్న గూడా చాలా పర్టిక్యులర్‌గా ఉన్నారు. ఆహ్, ఖర్చుల విషయంలో. ఇంతింత అని ఆలోచిస్తున్నారు అనేది తన చిన్న బుర్రకు అర్థమైపోయి, అప్పడి నుండి కొంచెం లేబుల్ చూడడం అనేది స్టార్ట్ జేసింది.
హ్మ్. ఓకే. అవునవును. అవును. హ్మ్. ఓకే. ఆ! ఆహా! ఓకే. ఓకే. ఆహా! ఓకే. ఓకే. ఓకే. ఆహా! ఆహా! అవునవును. ఓకే. ఆ! ఓకే. ఓకే. ఓకే. ఓకే. నైస్. అంటే ఇప్పుడు, మీరు హ్మ్.
హ్మ్. అంతేకాకుండా ఆహ్, ఈ ఒక్ ఈ మధ్య ఏం చేస్తున్నామంటే, తన డెసిషన్స్ తనకే ఇవ్వడానికి చూస్తున్నాం. అంటే తనకేదిష్టమో, తనే ఆహ్, ఒక షాపింగ్ మాల్‌లో సెర్చ్ చేసుకొని తన తన తను చూజ్ చేసుకునేటట్టుగా ఆహ్, చేస్తున్నాం అన్ అనమాట. అప్పుడు అదొకలాంటి రెస్పెక్ట్ కదా! తనకి మేమా రెస్పెక్ట్ ఇస్తున్నాం ఇన్ రిటర్న్ తను మాకు చూపిస్తుంది ఆ గ్రాటిట్యూడ్ అనేది. ఓకే. అమ్మ వాళ్ళు నాకు ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నారు. నాది అంటే నా మీద ఇంత నమ్మకం ఉంది, అన్నట్టుగా తను చూసుకుంటుంది గదా! తను సెలెక్ట్ చేసిన దాంట్లో కూడా మేము మామూలుగా పిల్లలు ఎలా సెలెక్ట్ జేస్తారు? ఒక ఒక వాటర్ బాటిల్ టిఫిన్ బాక్సే జూసుకోండి. పైన ఆహ్, కార్టూన్ క్యారెక్టర్స్ ఉన్నాయా, కలర్‌ఫుల్‌గా ఉందా, గ్లిట్టరీగా ఉందా? ఇదొక్కటే జూస్తారు. ఇది గాకుండా వాళ్ళకి ఎక్కువగా తెలీదు. <sniffs> ఆహ్ ఆహ్, అవన్నీ ఏం తెలీదు. ఆహ్, నేను ఒకసారి తను ఒక వాటర్ బాటిల్ సెలెక్ట్ చేసినప్పుడు చూసి బావుంది. చాలా బావుంది. కాకపోతే ఏంటిది అంటే, ఈ దీని నీకు ఆహ్, కార్‌లో వెళ్ళేటప్పుడు ఇది నీకు ఓపెన్ చేసుకొని తాగడం కష్టమవుతది. ఎందుకంటే, దీనికి సిప్పర్ లేదు. దీనికి స్ట్రా లేదు. నీ మీదే వాటర్ స్పిల్ అయిపోతది. ఆహ్, అని ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చే చేసినా. ఇంకొక బాటిల్ విషయంలోనేమో మమ్మీకి ఇది క్యాప్ వాష్ చేయడం చాలా కష్టంగుంటది. ఆహ్, డ డర్టీ అంత పేరుకుపోతది క్యాప్ మీద. కొంచెం స్మూత్‌గా ఉండే డిజైన్ చూజ్ చేసుకో అని ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ జేసినా. సో, తను చూజ్ చేసే దాంట్లోనే ఆహ్, ఏం ఫ్లాసున్నాయి, ఏం మిస్టేక్సున్నాయి, ఏ ఏ అంటే ఏది తను కాన్సన్‌ట్రేట్ చేసి చూసి సెలెక్ట్ చేసుకోవాలి అనేది తనకి చూపిచ్చా అనమాట. సో, నే ఎ నెక్స్ట్ టైమ్ నుండి తను అది కేర్‌ఫుల్‌గా దాని ఫీచర్స్ అన్నీ గూడా కేర్‌ఫుల్‌గా చూసుకుంటూంది.
ఓకే. ఆహా! ఓకే. ఆహా! హుహు. ఓకే. ఓకే. హుహు. హ్మ్. హుహు. క అవును. అవునవును. హ్మ్. హ్మ్. వాళ్ళకి నార్మల్‌గా బ్రాండ్స్ ఇవి అవి ఏం తెలిసుండవు. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హుహు. హుహు. హుహుహు. హుహు. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. దాని ఫీచర్సన్నీ కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ జేసి నెక్స్ట్ నుంచి కొనడానికి వేరే విధంగా ట్రై జేస్తున్నారు.
హ్మ్. అవును. అవునండి.
ఓకే. ఓకే. ఇప్పుడు అలానే ఇప్పుడు పేరెంట్స్ పాత్రలో యాక్సెప్టెన్సనేదొకటుంటుంది. అంటే ఇప్పుడు పిల్లలు ఏం జేయాలనుకున్న, ఒకసారి పేరెంట్స్ యాక్సెప్టెన్సుండాలి గదా!
హ్మ్. హ్మ్. అవును.
అట్లా, పేరెంట్స్ పాత్రలో యాక్ట్ యాక్సెప్టెన్స్ ఎందుకు స్లోగా ఒస్తుందనుకుంటారు? నార్మల్‌గా స్లోగానే ఒస్తుంది. ఎందుకంటే, నెక్స్ట్ మ ఆలో పేరెంట్సనేది వాళ్ళు ఆలోజిస్తారు. పిల్లలనేవాళ్ళు అడుగుతారు గదా! సో, ఆ పాత్రలో ఇప్పుడు పేరెంట్స్ యాక్సెప్టెన్స్ ఎందుకు స్లోగా ఉంటుందనుకుంటున్నారు?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. స్లోగా అని గాదు. మేము ఇమ్మీడియేట్‌గానే యాక్సెస్టా, రిజెక్టా అని చెప్ చెప్పేస్తాం తనకి డిలే లేకుండా. ఆహ్, ఒకవేళ తనేదైనా అడిగినా గూడా, "బయటికి వెళ్దం" అని అడిగినా, లేదు అంటే ఆ!
ఓకే.
"వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళింటికెళ్దాము" అనడిగినా గూడా, మేము వెంటనే రెస్పాండయ్యేసి తనకి రీజన్స్, ఎక్స్‌ప్లనేషన్స్ అన్నీ అప్పటికప్పుడే ఇచ్చేస్తాం. "ఇది ఇంట్లో నాన్నకి, అమ్మకి పనుంది. ఇప్పుడు కాదు. నెక్స్ట్ వీకెండ్ వెళ్దాము. తప్పకుండా వెళ్దాము. ఈ ఈ లోపు మీరేదైనా మూవీ టైమ్ పాప్‌కార్న్ పెట్టుకొని తింటూ చూడండి." అ అట్లా వాళ్ళకి ఆల్ ఆల్‌టర్‌నేట్ ఆప్షన్ గూడా ఇస్తామనమాట. అప్పుడు వాళ్ళు గూడా సాటిస్ఫై అవ్వాలి కదా! అడిగినదానికి డిస్‌సాటిస్‌ఫాక్షననేది ఉండగూడదు. ఆహ్, ఆ! అలా కొంచెం మేనేజ్ జేసేటట్టుగా జూసుకుంటా. ఒకవేళ మాకది నిజంగా ఆహ్, వాళ్ళు ఇచ్చింది బ్యా బ్యాడ్ ఐడియా అని అనిపిచ్చినా గూడా, వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఉండడం కోసం కొంచెం డిఫరెంట్ వేలో చెప్పడానికి చూస్తాం.
హుహు. ఓకే. ఓకే. హుహు. హ్మ్. ఓకే. అవునవును. హుహు. ఓకే. ఓకే. ఓకే. ఇప్పుడు, అలానే ఇప్పుడు ఆ పిల్లల మీద ఎంతో కొంత ఆ పేరెంట్స్‌కి, పేరెంట్స్ ఫియరనుంటుంది, అట్లా మీకేమైనా అనిపిచ్చిందా?
హ్మ్. ఆ! ఉంటుందండి, మా పిల్లలకైతే భయమనేది ఉంటుంది. ఏదైనా చేస్తే, అమ్మ కోప్పడుతుంది. నాన్న అరుస్తారు అనే భయమయితే ఉంటుంది. ఆ భయమనేది ఉండాలి గూడా, అది పాతకాలం నుండి వస్తున్న పద్ధతి. ఆ భయం లేక ఈ రోజుల్లో పిల్లలు ఎలా తయారవుతున్నారో అసలు తెలియంది కాదు. ఆ భయమనేది కొద్దో గొప్పో ఉండాల్సిందే తప్పకుండా. ఆహ్, భయమైతే ఉందండి. అది నేను కొంచెం ప్రౌడ్‌గానే చెప్పుకుంటాను.
హుహు. ఓకే. అవునవును. అవునవును. డెఫినిట్‌ అవునవును. ఓకే. ఆహ్ ఓకే. అలానే ఇప్పుడు వాళ్ళు ఏమైనా తప్పు అంటే, ఇప్పుడు చిన్న పిల్ల చిన్న పిల్లలు కదా! సో, వాళ్ళు ఇప్పుడు బయటికి, అంటే బయటికి రోడ్ల మీదకెళ్లి ఆడుకోడము, ఆ టైంలో <smacks lips> అంటే అటు ఇటు ఎళ్తా ఉంటారు కదా? సో, ఆ టైంలో మీకేమైనా భయంగా అనిపిచ్చిందా?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అనిపిచ్చింది. ఓహ్, ఓకొ ఒకసారి మా బాబు ఏం జేసాడంటే, రోడ్ దగ్గర కారొస్తుందని జెప్పేసి కారొస్తే మామూలుగా ఆగి కారెళ్ళిపోయిన తర్వాత నే నిదానంగా వెళ్ళొచ్చు. వాడికి 4 ఇయర్సే ఆహ్, కారొస్తుందని జెప్పి సర్రున రోడ్ క్రాస్ జేసేసి యెళ్ళిపోయిండు. ఆహ్, నాకు అసలు భలే! భయమేసేసింది.
అంటే ఆ సందర్భం గురించి. హుహు. అవునవును. ఓకే. అరే! అంటే ఇప్పుడు నార్మల్‌గా మీరప్పుడు ఆ టైంలో మీరు పక్కనే ఉన్నారా?
ఆ! నేను కొంచెం దూరంగా వస్తూ ఉన్నా, వాడు ముందే ఎళ్ళిపోయిండు రన్ చేసుకుంట ఎళ్ళిపోయిండు. ఆహ్, రోడ్ క్రాస్ చేసేసినా అంటే అది బిజీ రోడ్డేం కాదు, నార్మల్ ఒక క కమ్యూనిటీ రోడ్డే. బట్ ఎంతైనా భయముంటుంది కదా? ఆహ్, నేను చెప్పా, ఆహ్, ఎప్పుడైనా సరే, కొంచెం వెయిట్ చేసి కారొస్తుంటే వెయిట్ చేసి కారెళ్ళిపోయినాక నిదానంగా వెళ్ళు. అట్లా రన్ చేసే టైంలో నువ్వు పడ్డావనుకో, బ్లడ్ వచ్చేస్తది లో ఇట్లా అని చెప్తే, విన్నాడు మరి నెక్స్ట్ టైమ్ ఎ ఇమ్‌ప్లిమెంట్ జేస్తాడో లేదో, చూడాలి ఇంకా నేను చెక్ చేయలేదు.
ఓకే. హుహు. హ్మ్. అవునవును. ఉంటుంది. హుహు. హ్మ్. ఓకే. ఓకే. ఆ! అట్లాంటి ఆహ్, అట్లాంటప్పుడు మీరు లవ్ ఆర్ లాజిక్, ఏది ముందు అనుకుంటున్నారు అంటే వాళ్ళ మీద చూపే అఫెక్షన్సు?
ఆహ్, ఫస్ట్ లాజిక్‌తో చెప్తానండి వాళ్ళకేదైనా గూడా. ఆహ్, లాజిక్‌తో చెప్పిన తర్వాత ఆహ్, వెంటనే హగ్ చేసుకొని నీకోసమే ఇది చెప్తున్నాను. మళ్ళీ నీకు హార్ట్ అయ్యి బ్లడ్డొస్తే మమ్మీ బాధపడిద్ది అన్నట్టుగా చెప్తాను.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్‌గా వాళ్ళతో ఫస్ట్ వాళ్ళకి చెప్పేసినంక లాజిక్‌గా ఇట్లా జరిగితే ఇట్లా జరుగుతది. సో, అట్లా చెప్పేశి తరువాత వాళ్ళ మీద లవ్ చూపియడము నెక్స్ట్ ఇట్లా చెప్తే ఆహా! అంటే?
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అంటే వాళ్ళు క్యాషువల్ మూడ్‌లో ఉన్నప్పుడు లాజిక్‌తో చెప్తే వింటారు. తర్వాత లవబుల్‌గా చూపిస్తే వింటారు. వాళ్ళు ఎమోషనల్‌గా ఉండి ఏడ్చేస్తున్న టైంలో ఫస్టు లవ్వే జూపియాలి. లవ్ చూపిస్తే కొంచెం కన్సోల్ అయ్యేసి, నార్మల్ అయ్యాక అప్పుడు లాజిక్ చెప్తే అర్థమవుతుంది.
ఓకే. ఓకే. ఆ! అవునవును. డెఫినిట్‌గా. ఓకే. హుహు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ టైంలో మనము లాజిక్ తె చెప్తున్నట్టు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు గదా! సో, వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్ అన్ ఏమనుకున్నారనేది మనకేమైనా తెలుస్తుందా?
హ్మ్. అది ఇగ వాళ్ళు అర్థం జేసుకునే నెక్స్ట్ సినారియోలో వాళ్లెట్ల ఇంప్లిమెంట్ జేస్తున్నారనే దాన్ని బట్టే మనం అర్థం జేసుకోవచ్చు.
ఓకే. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు నెక్స్టు ఆహ్, నెక్స్ట్‌లో నెక్స్ట్ అట్లా జరిగినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారనే అనే టైంలో మనం మనకి కొంచెం అర్థమనేదొస్తుంది మనం చెప్పిన లాజిక్‌కి.
హ్మ్. హ్మ్. అవును. అవునండి. అవునండి. కరెక్ట్.
ఓహ్! ఓకే అండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.